ఈ మధ్య చాలా మంది మరేంటంటే, వారు ఆన్‌లైన్‌లోనే కంటిన్యూయస్‌గా ఉంటూ, మరి పక్కవారిని గూడా గమనించని స్థితిలో ఉంటున్నారు గదా! మీరైతే గనుక ఎప్పుడైనా ఆన్‌లైన్‌ నుంచి బ్రేక్ తీసుకోవాల్సిందని భావించారా? అది మి ఆ తరువాత మీ మీద ఏ విధంగా ప్రభావితం జేసిందంటే ఏం జెప్తారు?
హ్మ్. హ్మ్. తప్పకుండా. అంటే లాక్‌డౌన్ సమయంలో ఏమైందంటే ఇంకా వేరే పనేది లేకుండా అయిపోయింది. క్లాసెస్ ఉన్నా కూడా కొంచెం సేపుండేవి. మామూలుగా అయితే ఇప్పుడు టైమ్ పాస్ అవ్వడానికి స్నేహితుల దగ్గరికెళ్ళడము, బయటికి వెళ్ళడం, సినిమాలు చూడడం లేదా మామూలుగా కొంచెం బయటికెళ్ళినా కూడా ఆహ్, ము దట్ రిలీఫ్ అనేది కలుగుతుంది గదా! కొంచెం స్ట్రెస్ నుంచి. కానీ అప్పటి పరిస్థితుల్లో ఏంటంటే, బయటికెళ్లే ఆ ఛాన్స్ అనేది లేదు. ఎవరిని కలవడమనేది లేదు.
ఓకే. నిజమే. అస్సలు లేదు. మొత్తం పూర్తిగా లాక్‌డౌను బయటికొస్తే గనుక పోలీసులు అరెస్ట్ చేసేంత పరిస్థితి. అప్పుడు కర్ఫ్యూ వాతావరణమని ఉండేది.
ఆహా! ఆ! అవునవును.
యెస్! ఓకే. మీరెప్పుడైతే గనుక, చాలా మరేంటంటే ఆన్‌లైన్‌లో ఉండడం, ఓటీటీల్లో చూడడం ఇవన్నీ జరిగిందంటారా?
కాబట్టి ఇంకలాంటి తప్పకుండా <chuckles> అదే. హ్మ్. ఎక్కువ ఆన్‌లైన్‌లో ఉండడమన్నమాట. అంటే అప్పుడే ఇంకా ఆ టైంలోనే, ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, ఇలాంటివి ఎక్కువ మంది వాడడము. ఎక్కువ సమయం వాడడమనేది మనం గమనించాము. సో, నా విషయంలో కూడా అలాగే జరిగిందన్నమాట. ఇంకా చేయడానికి వేరే పనంటూ లేదు. టైంపాస్‌కి కూడా వేరే పని లేదు కాబట్టి ఇప్పుడు బోర్ కొట్టిన ప్రతి మొమెంట్ ఇంకా సోషల్ మీడియా ఓపెన్ జేసేసేవాళ్ళం. నేను కూడా అలాగే చేసేదాన్ని. కొన్ని రోజులు ఏమైపోయేదంటే, చాలా టైం చూసేదాన్నన్నమాట. అసలు ఆ రీల్స్ అలా చూస్తా ఉంటే టైమే తెలిసేది కాదు. కొన్నిసార్లు ఏమైద్దంటే
ఓకే. యెస్! యెస్! తెలిసేది కాదు. మీరెప్పుడన్నా కొల్ చూసారా? అంటే యాక్టివిటీస్ స్టేటస్ చూసుకున్నారా? అంటే ఎంత సమయం జూస్తున్నాను? ఎంత సమయం యావరేజ్‌గా?
ఆహా! ఆ! తప్పకుండా. అంటే నేను అప్పుడప్పుడు వీక్‌లి అలా చెక్ చేసేదాన్నన్నమాట. అంటే, వీక్ అంతా యావరేజ్ ఎంత అని కొన్నిసార్లు ఏమయ్యేదంటే, డేకి 6, 7 అవర్స్ వాడిన, ఫోను వాడిన డేస్ గూడా ఉంటాయన్నమాట.
ఓకే. అబ్బో! చాలా అవర్స్ అండి. అంటే మీరు ఇన్‌స్టాగ్రామే 6, 7 అవర్స్ అంటే గనుక, మరి అందులో యూట్యూబ్ ఉంటుంది. మళ్ళీ ఇంకా వాట్సాప్, ఫేస్‌బుక్ గాని మళ్ళీ వాట్సాప్
అవునవును. లేదు. లేదు. అన్నీ కలిపి ఒక 9, 10 అవర్స్ ఉండేవి. యావరేజు 6, 7 అవర్స్ ఉండేదన్నమాట. అందులోనే అన్ని యాప్స్ ఉండేవి.
ఓకే. ఓకే అండి. ఓకే. సో, మరప్పుడు మీకెప్పుడన్నా అనిపిచ్చిందా? అంటే ఇంతగనం నేను చూస్తున్నానెందుకు అని మీకెప్పుడన్నా అనిపిచ్చిందా?
హ్మ్. ఆ కానీ ఏమయ్యేదంటే ఒక ప్లస్ అంతె. అవునవును. తప్పకుండా మళ్ళీ ఏంటంటే ఓన్లీ ఫోనులో కేవలం సోషల్ మీడియానే ఉం‌డి‌ద్దన్నమాట. ఇన్‌స్టా‌గాని, లేదా స్నాప్‌చాట్‌గాని, ట్విట్టర్‌గాని ఇవి మాత్రమే ఇన్‌స్టా ఆహ్, ఇవి ఫోనులో ఉంటాయి. అలా ల్యాప్‌టాప్‌లో అలా యూట్యూబ్ చూసేదాన్ని, సినిమాలు చూసేదాన్ని, కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే స్క్రీన్‌టైమ్ అనేది చాలా ఎక్కువుండేదన్నమాట.
నిజమే. ఓకే. ఒక 14 అవర్స్ దాకా ఉండేదేమో ఇంచుమించుగా 14, 15 అవర్సు.
<chuckles> ఉండేదేమో నేనాది ఈ 2 ఎప్పుడూ చూడలేదు. దానివళ్ళేమైందంటే కొన్ని రోజులుకి కొంచెం ఇట్ల నిద్రా అనేది పట్టేది కాదన్నమాట. పడుకున్న నా నేన్ నాకేంటి జనరల్‌గా పడుకున్నాక నేనెమ్మటే నిద్రపోతాను. చాలా తక్కువ టైంలోనే. దాని తర్వాత ఏమైందంటే చాలా టైం
<chuckles> ఓకే. ఓకే. షార్ట్ స్లీపన్నమాట. సో చాలా తొందరగా మీరు నిద్రలోకి జారుకుంటారన్నమాట.
అవునవును. కానీ ఇలా ఎక్కువగా చూసే కాలంలో ఏమైందంటే నేను ఆహ్, ఒక 11కి అలా పడుకున్నాననుకోండి. 12 ఒకటైనా కూడా మెళకువలోనే ఉండదాన్ని ఎప్పుడోకో నిద్ర పట్టేది. పొద్దున
ఓకే. ఓకే. మరప్పుడు మళ్ళీ చూద్దామా మళ్ళీ కొంసేపు రీల్స్ చూద్దామనా నిద్ర రావట్లేదు కదా! కొసేపు రీల్స్ జూస్తే నిద్రొస్తదని మళ్ళీ రీల్స్ ఓపెన్ జేసి చూడ్డం జరిగిందా?
అవునవును. ఆ! కొన్ని రోజులలా జరిగింది కానీ ఇంట్లో ఏంటంటే మమ్మీ చెప్పేవారనమాట నైట్ ఇంక బెడ్ మీదకేక్కాక ఫోను ఎక్కువ చూడనిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఆ! పాయింట్లో స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు కాబట్టి వన్స్ నేను పడుకున్నాకేంటంటే మళ్ళీ ఫోను చూడడం తక్కువే అనమాట. కాకపోతే అలా నిద్ర పట్టేది గాదు. ఇంక ఏంటంటే వేరే ఏదైనా పని జేయాలన్న ఇప్పుడేంటి ఆన్‌లైన్ క్లాసెస్ జరిగేవా!
ఓకే. ఓకే. కొంతమందేంటంటే బెడ్ షీట్ ఫుల్‌గా కపేసేసుకొని లోబాలింగ్ ఏంటంటే చాటింగ్ చేయడం లేపోతే ఫ్రెండ్స్‌తోని మాట్లాడడం తెప్తే రీల్స్ చూడడం జరుగుతుంది గదా! అంటే చాలామంది ఆహ్, యూత్‌గా ఉన్నప్పుడు లేపోతే యంగ్‌గా ఉన్నప్పుడు ఆ స్టేజ్‌లో ఖచ్చితంగా జేస్తూ ఉంటారు. మీకిలాంటి అనుభవం ఏదైనా ఉందా?
హ్మ్. ఆహాహా! అవును. హ్మ్. ఆ! తప్పకుండా అంటే ఏంటంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడే అన్నమాట. స్నేహితులతో ఏదైనా డిస్‌కస్ చేస్తున్నామనుకోండి ఆహ్, ఇంట్లో చెప్తారు గదా! ఇంకా టైమయిపోయింది పడుకోండి అని చెప్పి కానీ ఒక పక్క ఆ డిస్ట్ ఆ డిస్‌కషనేమో ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్ది మధ్యలో ఒదిలేసి వెళ్ళలేము. కాబట్టి అలాంటప్పుడేంటంటే సరే పడుకుంటున్నాం అని జెప్పి ఇంకా దుప్పటి మూసుగేసుకొని మాట్లాడడం ఇట్లాంటి సంఘటనలయితే ఉన్నాయి. కాకపోతే నేను ఇంట్లో చెప్తానన్నమాట లేదు నేనిట్లా మాట్లాడుతున్నాను. టైం పట్టిద్ది అంటే కొన్ని సార్లు మా అమ్మ వదిలేసేవారు. సరే మాట్లాడేసి పడుకో అని జేప్పేవాళ్ళు. కాబట్టి మరీ అలా దుప్పటి కప్పుకోకుండా బెడ్ మీదకేక్కినా మామూలుగా కూర్చొని నా ప్లేస్‌లో నేను అలా మాట్లాడేదానన్నమాట అప్పుడప్పుడు.
ఓకే. ఒదిలేసి వెళ్ళలేము. <laughs> ఓకే. బావుంది. ఓకే. అయితే మీరిప్పుడు అలానే గాకుండా అప్పుడేంటంటే కరోనా టైం గాబట్టి అందరూ చాలా మరికి ఓటీటీలో కంటెంట్ అనేది వాచ్ చేయడం లేపోతే బింగ్ వాచన్నమాట. ఈ బింగ్ వాచ్ గూడా చేసేయడం చాలా పెరిగింది. ఎ ఎందుకంటే సమయం ఖాళీగా ఉండేది. ఏం చేయాలో అర్థం గాని సమయం గాబట్టి ఈ బింగ్ వాచనేది అప్పట్లోనే స్టార్ట్ అయింది చాలా వరకు. మీరెప్పుడన్నా ఇలా బింగ్ వాచ్ చేయడం లేపోతే ఒక మంచి సీరీస్‌ని
హ్మ్. అవునండి. హ్మ్. చాలా అవును. అవునండి. తప్పకుండా. అంటే అప్పుడేంటంటే ఆన్‌లైన్‌లోనే జరిగేవి కదా! క్లాసెస్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. అయ్యేవాళ్ళు కానీ ఒక 2 గంటలు అట్లా కాన్సంట్రేట్ చేయగలిగేవాళ్ళము. అదేంటి మళ్ళీ ఫోనో ల్యాప్‌టాపో అవ్వడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ వైపు నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ ఓచ్చేది. ఏదో ఒక రీల్ ఓచ్చేది. ఆ టైం‌లో ఏంటంటే నేను కొరియన్ డ్రామాస్ చూడడం స్టార్ట్ చేశానన్నమాట. అప్పడికే మా స్నేహితులు చూసేవారు.
ఓకే. ఓకే. ఓహ్! <giggles> మీరు గూడా కొరియన్ డ్రామకి ఏంటి ఒక మీ పార్టిసిపేషన్ ఇచ్చారన్నమాట.
హ్మ్. అవునవును. అప్పడికే నా స్నేహితులు షే చూసేవారనమాట. వాళ్ళు చాలా బావుంటాయి ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని నాకు చెప్పేవారు కానీ నాకంత సమయం ఉండేది కాదు. నేను నాకు చాలా హాబీస్ ఉండేవన్నమాట అప్పట్లో. ఇంకా పుస్తకాలు చదవడం, ఏదైనా రాయడం గానివ్వండి, లేదా సినిమాలు చూడడం నేను ఎక్కువ ఈ తెలుగు, హిందీ ఇలాగే చూసేదాన్ని. పాటలవన్నీ కూడా ఎక్కువ తెలుగు, హిందీవే వినేదాన్ని.
ఓకే. ఓకే. ఓకే. సో, తెలుగు, హిందీ మీకు ఫేవరెట్‌గా కాబట్టి అవే వింటూ ఉండేవాళ్ళు. కొరియన్ గనక అవి వేరే లాంగ్వేజ్ ఉంటుంది. మరి వాళ్ళ నేపథ్యం గూడా వేరే ఉంటుంది గదా! మొత్తం ఏంటంటే అవి లవ్ స్టోరీసే ఎక్కువగా ఉంటాయి. లేకపోతే టీనేజర్స్‌కి ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి.
అవునవును. హ్మ్. <giggles> కానీ ఈ అవును. హ్మ్. తప్పకుండా కానీ అప్పుడింకా ఖాళీ సమయం కదా! ఎక్కువ సేపిప్పుడు తెలుగు, హిందీవి కూడా మనం అన్నీ చూసేసే ఉంటాం గదా! కొత్త కొత్తవంటే అన్నీ రావు కదా! అప్పట్లో మళ్ళీ కొత్త సినిమాలొచ్చింది లేదు ఏం లేదు. కాబట్టి కొరియన్ డ్రామా అలా చూడడం స్టార్ట్ చేశానన్నమాట. నేను చూసిన మొదటిది నాకు చాలా నచ్చింది. ఇంక దానివల్ల ఇంకాదలా కంటిన్యూ అయిందన్నమాట. రోజుకొక 4, 5 ఎపిసోడ్స్ అలా చూసేదాన్ని ఆ! అలా
మీరెప్పుడైనా చూసారా? అవును. నిజమే. యెస్. ఓకే. ఏంటది? సో, ఆ సీరీస్ పేరు చెప్పగలరా? ఏం జూసారో?
అంట్ అంటే ఏం జుసానంటే ఫస్ట్ బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్ అని ఒక కొరియన్ డ్రామా చూసానన్నమాట. అది నేను చూసిన మొదటిది. నాకది చాలా నచ్చింది.
ఓకే. అదేంటి? మరి దాని నేపథ్యం ఏంటసలు? ఏంటి స్టోరీ అంటే ఏం జెప్తారు?
అంటే ఎక్ ఒక ప్రేమ కథనే చెప్పుకోవచ్చు. బేసిక్‌గా అదొక స్కూ ఆహ్, ఒక కాలేజన్నమాట. అందులో అదేంటంటే ఓన్లీ రిచ్ పీపుల్ చదివే కాలేజ్ లాగా. అంటే మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ సినిమాల్లో కూడా ఇలా నేపథ్యాలుంటాయి గదా! ఓన్లీ రిచ్ పీపుల్ వెళ్తారు. కాని, ఒక స్కాలర్‌షిప్ వల్ల ఒక పూర్ అమ్మాయెళ్ళిద్ది. ఆ అమ్మాయే హీరోయిను. ఫస్ట్ హీరోకి అసలు నచ్చదు, హీరోయిన్‌కి కూడా నచ్చదు తినకేంటి ఇంత పొగరు అని చెప్పి. కానీ, ఇంక వాళ్ళ జర్నీలో వాళ్ళ స్నేహమ‌లా ఏదోకటి మొదలయ్యి, అలా వాళ్ళు ప్రేమికులుగా మారి, ఇంట్లో ఒప్పుకుపో ఇంట్లో ఒప్పుకోపోవడం, కానీ వాళ్ళు ఫైట్ చేయడం, చివరికిట్లా మంచెండింగ్ రావడం అలా అన్నమాట. హ్మ్.
ఓకే. నిజమే. నిజమే. <giggles> అవును. ఓకే. ఆ! ఓకే. ఓహ్! ఓకే. అంటే ఇది సా చాలా సింపుల్ స్టోరీ‌యే. కానీ వాళ్ళేంటంటే వాళ్ళ పాత్రలు, వాళ్ళు చూపించే విధానం, వాళ్ళ మేకింగ్, వాళ్ళ ఇన్నో‌సెన్స్ మీకు నచ్చిందంటారు.
అవునవును. ఈ స్టోరీ అదే అన్నమాట. హ్మ్. బావుంటుంది. <chuckles> అవునవును. అంటే 16 ఎపిసోడులుంటాయన్నమాట. వాళ్ళ స్నేహితులుంటారు. నలుగురు మేజర్ క్యారెక్టర్స్ అన్నమాట. ఆ నలుగురు, ఆ స్కూల్‌లో చాలా ఫేమస్. సో, వాళ్ళ నలుగురు ప్రేమ కథలుంటాయి, వాళ్ళ మధ్యలో డెవలప్ అయ్యే ఫ్రెండ్‌షిప్పుంటుంది, వాళ్ళ కేరియర్స్ గురించి గానివ్వండి, వాళ్ళెలాంటి చాయిసెస్ తీసుకున్నారని, ఈ పూర్ అమ్మాయి పడే కష్టాలు, చాలా చూపిస్తారన్నమాట. అది బావుంది. చాలా ఎమోషనల్ అవుతాం కొన్ని పాయింట్స్‌లో మనం.
ఓకే. ఓకే. ఓకే. ఇవన్నీ ఉంటాయన్నమాట. <laughs> ఓకే. సో సో ఇద్ ఇది బాగుందని చెప్పేసి ఇంకొకటి గూడా కొరియన్ స్టార్ట్ జేసుంటారు గదా!
అవునవును.
మళ్ళా అది నచ్చిందా మరదేంటి? దాని పేరేంటి?
<chuckles> తప్పకుండా. అంటే దాని తరువాత కూడా కొంచెం ఇలాంటిదే చూసానన్నమాట. బేసిక్‌గా అందులో యాక్ట్ చేసిన హీరో నాకు చాలా నచ్చాడు. ఐ మీన్ చాలా బా చేసాడు యాక్టింగ్. నేను నా స్నేహితురాల్ని అడిగా హా?
ఓకే. పేరు, పేరు గుర్తుందా మీకు? పేరు గుర్తుందా యాక్టర్ పేరు?
ఆ! 'కిమ్ సో హ్యూన్' అని ఉంటుంది.
కిమ్ సో హ్యూన్ ఓకే. కిమ్ సో హ్యూన్ ఏజేంత? అతనిదప్పుడెంత ఏజ్? మీకు తెలిసిందా?
హ్మ్. సో అతనివి ఏమన్నా చెప్ ఏమో! అంటే ఎక్కువే ఉంటాయి. నేను చూసినప్పుడు అది పాత డ్రామా అన్నమాట. నేను 2020లో చూసాను. అది కానీ ట్వెంటీ టెన్‌లోనో 2011 లోనే అలా ఒచ్చింది. కాబట్టి అదే పాత డ్రామా. అప్పుడే ఆయన కొంచెం పెద్దోడే అన్నమాట 26 అలా ఉంటాయి అప్పడికే.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. సో ఈ కిమ్ జో హ్యూన్‌ విల్లో మీకేం నచ్చింది?
హ్మ్. <laughs> అంటే చాలా మంచి యాక్టరన్నమాట ఇప్పుడు ఆహ్, ఫస్ట్ ఏంటంటే తనని చాలా రిచ్‌గా పొగరుబోతుగా అలా చూపిస్తాడు కదా! సో యాక్టింగ్ దానికి తగ్గట్టే ఉంటుంది. మన గూడా చిరాకొచ్చేస్తుంది. ఏంటి ఒక అంటే మీప్పుడు మన తెలుగు హీరోస్ అలా చూసుకుంటే చ హీరోసంటే చాలా మంచోళ్ళే అంటారు. మనకు ఇన్‌స్టంట్‌గా నచ్చేస్తారు గదా! కానీ ఈ హీరో అలా కాదన్నమాట.
నిజమే. యెస్, యెస్. అవును. సో అతనేంటంటే చాలా రిచ్ కాబట్టి కొంచెం పొగరుంటుంది, కొంచెం తెగింపు ఉంటుంది, కొంచెం అహంకారం గూడా ఉంటుంది. సో అది ఆ పాత్ర‌ల ఆ పాత్రలంతా చాలా అద్భుతంగా పండించారంటారు.
అవునవును. తప్పకుండా అవన్నీ చూపిస్తారు. అవును. తరువాత చిన్న చిన్నగా మారేకొద్దీ హీరోయిన్ పరిచయం అయ్యేకొద్దీ చిన్న చిన్నగా తను గూడా ఇంకా సాఫ్టవ్వడం, తన బాధలవి పంచుకోవడం ఇట్లా ఇలా ఉండిద్దిన్నమాట. సో తనకేంటంటే ఆ రోల్‌లో చాలా వివ్
ఓకే. ఓకే. మరి హీరోయిన్ మరి పూరా, రిచ్చా హీరోయిన్?
హీరోయిన్ పూరే.
ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా పూరే! కిమ్ముక్ కూడా. ఓకే. సో తన బాధలన్నీ పంచుకోవడం, మరి హీరో కరిగిపోతాడా ఏం జరుగుతుంది?
హ్మ్. అవునవును. అవును. అంతే త ఒక పాయింట్‌లో తనింగ కరిగిపోయి వాళ్ళు ఈ అమ్ అంటే తనే ముందు "ప్రేమిస్తున్నా" అని చెప్తాడన్నమాట. హీరోయిన్ ఒప్పుకోదు. అలా కొన్ని ఎపిసోడ్స్ తరువాత మళ్ళీ హీరోయిన్ ఒప్పుకోవడం అప్పుడు కుటుంబ సమస్యలు, ఇట్లా మనకి ఒక మంచి స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. నేనిలా మొదలుపెట్టేంటంటే, చాలా చూసానన్నమాట. దాని వల్ల ఏంటి, ఫోకసనేది తప్పకుండా తగ్గిపోయింది. ఒకప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ అయిపోయాక చూసేదాన్నన్నమాట. ఆన్‌లైన్ క్లాసెస్ 4, 5 అవర్సుంటే అవయిపోయాక ఇట్లా కొరియన్ డ్రామాస్ చూసేదాన్ని. ఆహ్, హ్మ్. కానీ, నేనిలా ఎక్కువ చూడడం వరకేమైందంటే తప్ ఇంకా ఎక్కువ చూడాలి. ఆ ఎపిసోడ్ ఎండింగ్స్ గూడా చాలా ఆహ్, బాగా పెడతారన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఎమ్మటే చూసేయాలి అనేలాగా. కాబట్టి కొన్నిసార్లు ఆన్‌లైన్
ఓకే. ఓకే. ఓకే. యెస్. చూసేవాళ్ళు. బావుంది. <laughs> ఓకే. ఆ ఓకే, ఓకే. ఇంట్రెస్టింగ్‌గా ఎండ్ జేస్తారు గాబట్టి, నెక్స్ట్ ఎపిసోడ్ మీదకి మీకు ఇంట్రెస్ట్ ఒచ్చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇలా చూసి కొంతమంది ఏంటంటే
అవునవును. సో కొన్నిసార్లు ఏమైందంటే, ఆన్‌లైన్‌ క్లాస్ ఉన్నా కూడా అది అట్లా ఆన్‌లో పెట్టి ఒక ట్యాబ్‌లో పెట్టేసి దాన్ని మ్యూట్ చేసేసి ఇట్లా చూడడం, ఇలా గూడా మొదలైందన్నమాట.
అయ్యయ్యో! అంటే క్లాస్ వినకుండా మీ ఫ్రెండ్స్‌తో చాట్ జేయడం లేకపోతే ఈ సీరీస్ చూడడం జరిగేదంటారు.
అవునవును. <giggles>
<laughs> బాగుంది. అయితే కొంతమంది ఎవరైనా ఇట్లా ఇన్‌స్పైర్ అయ్యారా? నిజమే. నిజమే. కొంతమంది ఇలాంటి డ్రామ చూసి, నిజం జీవితంలో గూడా ఇలానే ఉంటుందేమో, ఇలా జరగచ్చేమో అని జెప్పి కొంతమంది ప్రయత్నిస్తుంటారు గదా! మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అలా ప్రయత్నించి జేశారా? ఎవరన్నా మీ యొక్క రిలేషన్‌లోకి వెళ్ళాలి. <laughs> ఓకే.
సో, అలా ఏమైందంటే, నాకర్థమైంది ఇలా చేయగూడదేమో అని. హ్మ్. అవును. ఆ! లేదు. నేనైతే అలాంటివి ఏమి ఎదుర్కోలేదు. కాబట్టి నాకర్థమైందనమాట. నేను మరీ ఎక్కువ చూస్తున్నాను చాలా గంటలు ఉంటుంది అని చెప్పి ఆ టైంలో ఏంటంటే, ఆహ్, నాకు ఇంకా ఒక బ్రేక్ తీసుకోవాలని అనిపించిందన్నమాట. ఇవన్నీ ఒది ఆహ్, లైక్ ఒదిలేసి, కొన్ని రోజులు నాన్ డిజిటల్‌గా ఉండాలి అని చెప్పి. అదెలాగో కరోనా సమయం కావడంతో, ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య కూడా ఉన్నారు. ఇంకా మేమందరం కలిసి ఏదైనా గేమ్స్ ఆడటం, క్యారమ్స్ ఆడడం ఇలాంటివన్నీ మొదలుపెట్టామన్నమాట. ఫ్రెండ్సందరూ కూడా ఇట్లా చాట్ చేసుకోవడం గాకుండా, వీడియో కాల్. అదేంటంటే, ఇంక కాల్ మాట్లాడినట్టు ఉంటుంది గానీ, ఒక కంటిన్యూస్ చాటింగ్‌లాగా ఉండదు. మంచి మంచి పుస్తకాలు చదవడం, ఏదైనా బ్లాగ్స్ చదవడం గానివ్వండి, ఇలా ఏదైనా ఎన్‌జీఓస్ సహాయం చేయడం, వాలంటీరింగ్ చేయడం.
గుడ్, గుడ్. ఓకే. ఓకే. సూపరండి. సూపర్! ఓకే. ఇవన్నీ చేశారన్నమాట. ఇవన్నీ చేస్తూ కొంచెం కొంచెం బ్రేకులు ఇచ్చారన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఫోమో అనే భావన గూడా ఉంది గదా! అంటే ఫివర్‌ ఆఫ్ ఫివర్‌ ఆఫ్‌ ఆహ్, మిస్సింగ్‌ సమ్‌థింగని ఎదుటివాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం జెయ్యట్లేదు. వాళ్ళు అక్కడికి వెళ్లారు, మనం అక్కడికి వెళ్ళలేదు అని ఇట్లాంటి భావన ఉంటుంది గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాలి స్టేటస్ అందరిలాగా. మనం గూడా ఏదో జేస్తున్నామని చూపించుకోవాలని ఉంటుంది గదా! సో ఈ ప్రెషర్‌ని మీరు హ ఎలా హ్యాండిల్ జేసారు? ఎప్పుడ్ ఎప్పుడన్నా ఇలా ప్రెషర్ హ్యాండిల్ జేస్తున్న వాళ్ళని చూసారా? మీరేమంటారు?
అవునవును. హ్మ్. ఆ! అవును. హుహు. హ్మ్. హ్మ్. అంటే తప్పకుండా. అంటే మొదట్లో ఏంటంటే నాకు అనిపిచేదన్నమాట. అంటే చాలామంది ఏంటి మంచి మంచి రెస్టారెంట్స్‌కి గాని, నా ఏజ్‌లో ఉన్నవాళ్ళు, నా ఫ్రెండ్సే మంచి ట్రిప్స్‌కి వెళ్లి అలా ఫోటోలు పెట్టడం గాని, అలా అంతా చేస్తే ఆ నేనేక్కడికెళ్ళట్లేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. నేనసలు నేనంటే ఎక్కువ ఫోటోస్ గూడా దిగనన్నమాట. నాకు అసలు మంచి ఫోటోసే లేవు అది ఇది అని అనుకునేదాన్ని. ఆ తర్వాత తర్వాత చిన్నగా ఇంకా నేను అర్థం చేసుకున్నాను. అంటే వాళ్ళు చూపించాలనుకున్నది మాత్రమే చూపిస్తారు. వెనకతలే చాలా పెద్ద కథలుంటాయని జెప్పి. ఇప్పుడు నేను గూడా ట్రిప్‌కి వెళ్తాను, నేను గూడా ఎంజాయ్ జేస్తాను. కానీ అవి జస్ట్ నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలనుకోను. నా ఫ్రెండ్స్‌కి అలా నేను పెడుతూ ఉంటాను. క్లోజ్ ఫ్రెండ్స్‌లో పెడతాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాలు మాత్రమే వేరు దానికేదో నేనేదో మిస్సయిపోతున్నట్టు కాదు అని చెప్పి అదేంటంటే ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్ చూసిన అనిపించదన్నమాట. వీళ్ళకి ఆహ్, మేకప్ గానివ్వండి, ఆ స్టైలింగ్ చాలా బావుంది, అది ఇది అని. ఆ తరువాత తరువాత నేను ఇంకా రియలైజయ్యానన్నమాట, లేదు అదంతా వాళ్ళు ఎలా కనిపించాలనుకుంటున్నారో ఆళ్ళలాగే కనిపిస్తున్నారు. మనమేదైతే ఫీలవ్వాలనుకుంటున్నారో మనం అదే ఫీలవుతున్నాము. అలా కాదు, వాళ్ళ జాబది వాళ్ళు దానికి డబ్బులు పే జేస్తున్నారు. వాళ్ళకది డబ్బులిచ్చిన ఒక కేరీరు.
ఓకే. ఓకే. అనుకున్నారలా. ఓకే. ఓకే. నిజమే, నిజమే. ఓకే. ఓకే. వాళ్ళకి సంపాదించుకుంటుంటారు. డబ్బులు గూడా సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళు దాని మీద. సో
అవునవును. కాబట్టి అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకోగూడదని చెప్పి, చిన్న చిన్నగా ఇంకా నాకది అంత ఎఫెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏమైద్దంటే నా ఏజ్‌లో ఫ్రెండ్సేదన్నా మంచి ట్రిప్‌కి వెళ్ళినా, మంచి ఫోటోస్ అలాంటివి పెడితే అనిపిచిద్ది. నేను మాత్రమే ఎళ్ళట్లేదని జెప్పి. <chuckles> బట్ అట్లాంటి భావన నుంచి నేను
ఓకే. ఓకే. <laughs> ఓకే. మీరు వెళ్తారు గాని మీరు మీరేం పెట్టరన్నమాట. కొన్ని కొన్ని సార్లంటే వాళ్ళు పెడతారు గాబట్టి చూసి అరే నేను వెళ్ళట్లేదనుకుంటారు గాని మీరు గూడా వెళ్తున్నారు యాక్చువల్‌గా.
అవును. నేనెక్కువగా పెట్టను. హ్మ్.
అంటే ఈ మధ్యలో మీరు వెళ్ళే ట్రిపేదైనా గుర్తుందా మీకీ మధ్యలో?
ఆ! ఈ <chuckles> మధ్యలో అయితే ఏం వెళ్ళలేదు. అంటే ఈ
ఓకే. 1 ఇయర్ బ్యాకేమైన వెళ్లారా?
లేదు. నేను జనరల్‌గా ట్రిప్స్ తక్కువే.
ఓకే. సో మీ ప్రపంచంలో మిమ్మల్ని మీతో మీరు ఎంగేజ్ అవుతూ ఉంటారు.
హ్మ్. అవునవును ఎక్కువ అంతే. ఇప్పుడు దగ్గరలో స్నేహితుల్ని కలవడం గాని, అలా ఉంటుంది. కానీ ఈ హ్మ్.
ఓకే. సో, మి ఇప్పుడు ఇలా కాకుండా, డిజిటల్ డీటాక్స్ అని పెట్టుకుంటారు. ఫోన్‌కి దూరంగా ఉందాం. లేపోతే కొ ఆహ్, డైలీ ఒక హాఫ్‌ అన్‌ అవరే వాడాలి అని నియమాలు పెట్టుకుంటారు గదా! మీరిలా నియమాలేమైనా పెట్టుకొని, మరి ఫోనుకద్దు ఆన్‌లైన్ నుంచి బ్రేక్ తీసుకోవడం జరిగిందంటే ఏం జెప్తారు?
అవునవును. హ్మ్. హ్మ్. అవును. ఆ! తప్పకుండా. అంటే ఈ కోవిడ్ అయిపోయిన సమయంలోనే అప్పుడేంటంటే, మళ్ళీ క్లాసెస్ అనేవి నార్మల్‌గా బిగిన్ అయ్యాయి. కానీ, ఒకప్పుడు ఎక్కువ చూసాను కాబట్టి, ఇంకా కోవిడ్ లాక్‌డౌన్ టైమ్‌లో ఆ తర్వాత కూడా ఎక్కువ చూడాలనిపించేదన్నమాట. కాబట్టి, ఇంకా ఇలా కాదు అని చెప్పి, ప్రతి యాప్‌కి టైమర్ పెట్టుకోవడము, అన్నిటికీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయడము, అనవసరమైన యాప్స్ కూడా ఉంటాయి. ఫోనులో నేనేంటి
ఓకే. <laughs> ఓకే. నిజమే.
ట్విట్టర్ ఎక్కువ వాడనన్నమాట. కానీ, ఒక సోషల్ మీడియా గాబట్టి, అది ఉండేది, స్నాప్‌చాట్‌ ఉండేది. అవేం నేను పెద్దగా వాడేదాన్ని గాదు. కాబట్టి, అవన్నీ తీసేయడము, కేవలం నేను ఓన్లీ వాట్సాప్‌కే ఇప్పుడు నోటిఫికేషన్ ఆన్ జేశానన్నమాట. అదంటే కొంచెం పర్సనల్‌ది గూడా గాబట్టి. ఇన్‌స్టాకి గానివ్వండి, స్నాప్‌కి గానివ్వండి వీటన్నిటికి నోటిఫికేషన్స్ ఆఫ్ చేశాను. ప్రతిదానికి టైమర్ అనేది పెట్టుకున్నాను. మళ్ళీ ఒక్ నైట్ టెన్ థర్టీ అల్
ఉంటుంటాయి. ఓకే. ఓకే. ఓకే. అంటే వీక్‌లో వీక్‌లీలో 1 డే దూరంగా ఉండాలి. కంప్లీట్‌గా దూరంగా ఉండాలి. లేకపోతే ఒక హాఫ్ డే కంప్లీట్‌గా దూరంగా ఉండాలి. ఇలాంటి నియమాలేమైనా పెట్టుకున్నారా?
హ్మ్. <giggles> లేదు. అవంటే అప్పుడప్పుడు ప్రయత్నించాను కానీ, ఒక రోజంతా లేకుండా ఉండాలని చెప్పేసి ఒక రొటీన్‌లాగా అయితే లేదన్నమాట. టైమింగ్స్ ఉంటాయి. అంటే ఆహ్, రాత్రి 10:30 దాటాక చూడగూడదు అని చెప్పేసి, ఇలా అనుకు ఇలాంటివైతే నేను పాటిస్తూ ఉంటాను. రాత్రి 10:30 అవ్వగానే, నా ఫోన్‌లో ఒక నైట్ మోడనేది ఆన్ అయిపోతుందన్నమాట. ఇంకా బ్రైట్‌నెస్ అంతా తగ్గిపోయి, కొన్ని యాప్స్ ఓపెన్ అవ్వవు. కాబట్టి, అలా. అలా ఏంటంటే హ్మ్. అవునవును.
ఓకే. బాగుందండి. బాగుంది. సో, తగ్గిపోతుందిలే అని <laughs> ఇగ మీకు బ్రేక్ టైమనేది ఒచ్చిందని మీరు భావిస్తారన్నమాట. మీ మైండ్‌కి కూడా అలాంటి సాంకేతాలు వెళ్తుంటాయి. ఓకే. ఓకే అండి.
ఆ! కాబట్టి ఈ ఈ యాప్స్‌కి టైమర్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఆన్‌లైన్ నుంచి బ్రేక్ తీసుకోవడమనేది, ఇప్పుడు నా కంట్రోల్‌లోనే ఉంది. చాలా కాన్‌షియస్‌గా నేను వాడకూడదు అనుకుంటే, వాడకుండా ఉంటాను. యాప్స్ డిలీట్ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలా చక్కగా బానే ఉందిప్పుడు.
చాలా బాగుందండి, చాలా బావుంది. అయితే మరి మీరెప్పుడైనా ఆన్‌లైన్ నుంచి బ్రేక్ తీసుకున్నవాల్సిన సందర్భం ఒచ్చిందా అంటే గనక, మీరే విధంగా తీసుకుంటున్నారు? ఏ విధంగా పాటిస్తున్నారు? అనే విషయాన్ని మీ అనుభవాల ద్వారా చాకా చక్కగా వివరిచ్చారండి. మీకు నా ధన్యవాదాలు.
<giggles> ధన్యవాదాలు.